మా కుటుంబ సభ్యులు మాతోనే ఉంటారు. వాళ్ళు ఇలా ఇది చేయడానికి ఇష్టప ఇష్టంగానే ఉంటారు. వాళ్ళు చిన్న, చిన్న పనుల్లో పొ పాల్గొంటూ ఉంటారు.
అవునా? అవునా? ఇదనే కాదు. ఇదనే కాదు, ఇప్పుడు ఇలాంటి సామాజిక సేవ కాకుండా నార్మల్‌గా ఇప్పుడు నలుగురితోటి మాట్లాడే విధానం గానియండి ఇయన్ని కూడాను, మీరు స్నేహితుల దెగ్గర నుంచి నేర్చుకున్నారా? లేకపోతే ఇంట్లో వాళ్ళతోటి ఉన్నప్పుడు నేర్చుకున్నారా?
చిన్నప్పుడ్నించి మా అమ్మా నాన్నలతో ఉండడం వల్లే, వాళ్ళు చేసే పనుల్ని చూషి గాని, వాళ్ళ వాళ్ళ నడవడికను బట్టి గాని నేర్చుకున్నాము. రానున్న ఇప్పుడు కొంచెం మేము స్కూల్స్‌లో లేదంటే, కాలేజెస్‌కి వచ్చిన స్టేజ్‌లో మా ఫ్రెండ్స్ నుంచి కూడా కొంచెం నేర్చుకుంటూ
హుహు. ఓకే. ఏం నేర్చుకున్నావు? కాలేజ్‌లో ఉన్నప్పుడు గాని, స్కూల్లో ఉన్న సరే స్కూల్ దెగ్గర్నుంచే రా, స్కూల్ దెగ్గర్నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు?
స్కూ స్కూల్‌లో మాకు ఏదన్నా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, మా ఫ్రెండ్స్ ఎలాగా వాళ్ళు మా స్నేహితులు ఎలాగా వాళ్ళు ఇతరులతో ఎలా నడుచుకుంటారు? లేదంటే ఏదన్నా
హుహు. యదె ఎలాగ నడుచుకున్నారు? ఏంటి అసల ఇతరులతోటనేది ఎలా నడుచుకున్నారు వాళ్ళు? మీ ఫ్రెండ్సనే వాళ్ళు. దాన్నుంచి ఎలాగా యంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తోటి ఇలా టీచర్లతోటి మాట్లాడ్డమా? లేకపోతే జోకులేయటమా? లేకపోతే ఏంటి? ఇలాంటియుంటయి కదా! సందర్భాలు స్కూల్‌లో ఉన్నప్పుడు.
వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఏ ఏదన్నా ఒక హ్మ్, ప పండుగా వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీళ్ళు వెళ్లి స్కూల్‌లో ఉండేటప్పుడు ఏదన్నా పండుగ ప్రోగ్రాం మనం చేయాలనుకున్నప్పుడు, వాళ్ళు అందరి చేత అందరి దగ్గరికి వెళ్లి ఆ! అందరి దగ్గరికి వెళ్లి వ ఎవరెవరు ఎటువంటి ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు, అనేది తెలుసుకోడం గాని, వేరే వాళ్ళతో వాళ్ళు ఎలాగా మాట్లాడేది, ఉ ఉపాధ్యాయులతో ఎలాగా వాళ్ళు వెళ్లి ఇది మేము చేయగలము, ఇది మేము చేస్తాము, మేము ముందుండి దీన్ని ఆర్గనైజ్ చేస్తాము. అని చెప్పడం గాని
స్కూల్‌లో ఉన్నప్పుడు పండుగ. హ్మ్. అంటే ఇప్పుడు ఎట్లాగా చిల్డ్రన్స్‌ డే గాని, ఆగస్ట్ 15థ్ గాని, ఇట్లాంటియన్నీయా? హ్మ్. హుహు. అదే గదా! ఆహా! ఇట్లాంటియన్నీ గూడా చేస్తా ఉన్నారన్నమాట, మొత్తమంతా కూడాను.
ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల, మాకె మ ఆ దాన్ని చూడ్డం వల్ల మేము ఏదైనా చేయాలి. మేము అన్నిట్లో ముందుగా ఆహ్, ముందుగా వెళ్లి మాట్లాడాలి. అనే
హ్మ్. సరే, ఇప్పుడు మేము కాకుండా నువ్వేం జేసావో చెప్పు. మీరు ఇప్పుడు ఆహ్, ఏమంటారు దీన్ని ఇట్లాగా డాన్స్ ప్రోగ్రామ్ గాని, ఇట్లాంటియేవన్నా చేసావా నువ్వు డాన్సు లు ఇప్పుడు స్కూల్లో?
ఆ! నే నేను స్కూల్స్‌లో ఉండేటప్పుడు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశాను. పాటలు పాడ్డం గానీ, ఈ ఆ అంతాక్షరి, ఆహ్, మ్యూజికల్ చైర్స్‌ లాంటివి. అవన్నీ కండక్ట్ జేసినప్పుడు వాటిలో పా పాల్గొన
హ్మ్. హుహు. కండక్ట్ చేయటం గాదు, నువ్వేవన్నా పార్టిసిపేట్ జేశావా?
ప పార్టిసిపేట్ చేశాను. కండక్ట్ చేశాను.